ఓకే, ఓకే. అండ్ అలాగే వారంలో ఎన్ని రోజులు? కొంతమంది ఫోరంటారు. కొంతమంది ఫైవంటారు.
హ్మ్. ఆ! వారానికి అవును. మీరన్నట్టు వారానికి రూట్ చెప్పాలి గదా! ఈ వారానికికేంటంటే ఒక 5 డేస్ సరిపోతుంది యాక్చువల్‌గా. మరి ఆ! తీసుకోదు. ఎందుకంటే మజిల్ మళ్ళీ అదేంటంటే రికవరీ గావాలి గదా! రికవరీ కావాలంటే దానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ రికవర్ అయినప్పుడు మజిల్ నేంటంటే మనం ఇంకా ఎక్కువ గ్రో చేయొచ్చు దాన్ని. ఇప్పుడు 7 డేస్‌కి వెళ్ళిన వేస్ట్. ఎందుకంటే అసలు బాడీ రికవరీ కావడానికి మనం అసలు టైమే ఇవ్వట్లేదు కాబట్టి అది మసిల్ క్రూడ్ కావడానికి అసలు ఎ ఎలా కూడా హెల్ప్ పా ఫుల్ ఉండదన్నమాట. హ్మ్.
హ్మ్. 5 డేస్ చేసి, 2 డేస్ బ్రేక్ దీసుకోవచ్చు. ఆ! హ్మ్. రికవరీ గావాలి. ఓకే. ఓకే. హ్మ్. రైట్, రైట్. ఇక చివరిగా ఈ ఫిట్‌నెస్ జర్నీలో నిద్రదెంత పార్ట్ ఉంటుంది?
హ్మ్. నిద్ర అవునండి. నిద్రది గూడా మెయినే. ఫుడ్ ఎంతనో, ఫుడ్ ఎలా తీసుకుంటున్నామో, నిద్ర గూడా అలానే చూసుకోవాలి. చాలా అంటే ఒక 6 హ్మ్. 6,7 జారిపోతుంది. అంటే అది గూడా క్వాలిటీ ఉండాలి. ఆహ్, ఆ స్లీప్ గూడా క్వాలిటీ ఉండాలి. ఏదన్నా ఇప్పుడు గురక లాంటివుంటాయి గదా! గురక వస్తున్న వాళ్ళకి, అది అది వచ్చినప్పుడేంటంటే డాక్టర్స్‌కి చెక్ జేపిచుకొని అది తగ్గిచుకోవాలి యాక్చువల్‌గా. అప్పుడు కనుక పడుకున్నప్పుడు వచ్చే నిద్ర చాలా క్వాలిటీగుంటుంది. సరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ రోజు యాక్టివిటీ జేయడానికి చాలా బాగుంటుంది. అవును.
హుహు. అహా! హ్మ్. హుహుహు. సో ఒక మినిమమ్ 7, 8 హవర్స్ అయితే కావాలి. అయి ఆ! ఓకే. ఓకే. ఓహ్! ఆ! ఆ! ఆ! హుహు. హ్మ్. సెట్ అవుతది. ఓకే. చాలా మంచి విషయాలు జెప్పారసలు. హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌లో ఇంత లోతుగా ఆహ్, ఆ మీరు ఇన్ని విషయాలు చెప్పటం అహ్
నాకు తెలిసింది చాలా తక్కువే. కొంతవరకు చెప్పాననుకుంటున్నా.